ఎంతో కొంత పట్టించుకుంటాం గదా! <chuckles> ఎందుకంటే మనం
<chuckles> అంటే ఏమన్న ఇలా కామె సోషల్ మీడియా కామెంట్స్‌లలో క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. మీరలాంటివి జేసారా?
నేనెప్పుడు చేయలేదు. ఎప్
ఇలా ట్రైలర్‌లో ఉండె ఓకే. ఓకే.
ఎప్పుడైనా ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయడం తప్ప నేనెప్పుడూ ఆహ్, సోషల్ మీడియాలోని చేయలేదు. ఎందుకంటే మన <chuckles> సొ సోషల్ మీడియాలో చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటది. అంటే ఒక డైరె
ఇలా ఓకే. చాలా మంచోళ్ళనమాట. <chuckles> అదే. అదే. ఈ తరంలో యువత అలా లేదు గదండీ! ఇంకా ఎక్కడ బడితే అలా తిట్టేస్తున్నారింక. డైరెక్టర్‌లని, క్రియేటర్‌లని.
అవును. అవును. అది చాలామంది యెనకాల కష్టపడతారు. కష్టపడి పని జేస్తారు కదా!
హుహు. అదే. అదే. వాళ్ళు కృషి జేషి ఇంకా థియేటర్స్‌కి ఆకట్టుకునేదందుకు అవి పెడతారు అంతే. మీరర్థం జేసుకున్నారా అంటే దాన్ని?
అవును. అవును. ఆ! నేను దాన్నర్థం జేసుకుంటాను. ప్రతి వాళ్ళది కష్టమే గదా!
సాధారణంగా మీరు జెప్పినట్టు నేను గూడా విన్నాను. ఇలా మార్వెల్ సినిమాలు చాలా ఒక్క అవెంజర్స్ అనే గాదు చాలా సినిమాలలో ఇలా మిస్‌లీడ్ చేస్తాయని విన్నాను.
అవును. ఆ!
ఇలా మార్వెల్‌లోనే గాకుండా మిగతా సినిమాల్లో జూసారా అండి?
మిగతా సినిమాల్లో అంటే లోకేష్ కనకరాజు మూవీస్ ఉంటాయి. అంటే లైక్ మనకి విజయ్ సినిమా ఉన్నది ఒకటి. రీసెంట్‌గా వచ్చింది. ఆహ్, ఆ సినిమాలో ఆహ్, నేను గెస్ట్ రోల్స్ ఎవరైనా ఉంటారేమో అననుకోని చాలా క్యూరియాసిటీతో వెళ్ళాను.
అంటే ఆ! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే.
అంటే ఎప్పుడు విక్ విక్రమ్ సినిమా తర్వాత విజయ్ సినిమా ఒచ్చింది. లోకేష్ కనకరాజుది.

ఆ! బావుంటేనే అది ఓటీటీలో చూస్తారా? లేదా ట్రైలర్ బాలోకపోయినా చు చూస్తారా?
అపును ఆ! ఓన్లీ ట్రైలర్ బావుంటేనే చూస్తాను ఓటీటీలో. ఆహ్, తరువాత నేను రివ్యూస్ చూస్తాను. ఓటీటీ రివ్యూస్. "ఇది ఈ సీరీస్ బావుంది" అంటే నేను ఖచ్చితంగా ఆ సీరీస్ ఖచ్చితంగా నేను చూస్తాను. ఎక్కువ మనకి ఇంగ్లీష్ మూవీస్, సీరీస్ అయితే
ఓహ్! హ్మ్.
నేనొక 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చూసాను ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ నేను సీరీస్ స్టార్ట్ చేసింది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.
ఆ! ఆ! ఓహ్! అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ట్రైలర్స్ కూడా చాలా బాగుంటాయని విన్నాను.
అవును. చాలా బావుంటాది.
మీకు నచ్చిందా మళ్ళీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీరీస్?
ఆ! నాకు నాకు చాలా బా నచ్చింది! అది నేను ఎవరు చెప్పడం ద్వారా చూశానంటే ఆహ్, మా ఆహ్, మహేష్ బాబున్నాడు కదా!
ఓకే. హ్మ్. హ్మ్ హ్మ్.
హీరో మహేష్ బాబుకి చాలా ఫేవరైట్ సీరీస్ అంట అది. ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను.
ఓకే. ఆ!
ఓహ్! ఇంత బావుంటదో! ఒక హీరోకి నచ్చిందంటే మనకి నచ్చొచ్చేమో! అన్న ఒక అభిప్రాయంతో నేను చూశాను. నాకు చాలా బా నచ్చింది!
ఓ ఆ! అంటే అలా మహేష్ బాబు అలా చెప్పారని చెప్పి మీరు చూసేసారన్నమాట.
అవునవును. ఆహ్, అది నాకు చాలా బా అనిపిచింది. ఆహ్, ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది కూడా
<chuckles> ఆ! బావుందండి! ఓకే. మీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో?
టార్గేరియన్స్. డ్రాగన్స్ ఉంటాయి కదా! ఆ! టార్గేరియన్ అంటే డ్రాగన్స్ ఉంట
టార్గెరియనా? ఓకే ఓకే. అంటే పేరేమైనా ఉందా?
ఆహ్, పేరంత గుర్తులేదు నాకు.
ఓకే, ఓకే. అంటే టార్గెలియన్స్ అనే వాళ్ళు ఇష్టమనమాట.
అంటే సీజన్స్ ఎప్పుడో అయిపోయినయి ఆల్మోస్ట్. అవును. డ్రాగన్స్ ఉంటాయి కదా!
ఓకే. అంటే మీరు ఇలా ట్రైలర్స్‌ని చూసి కొంచెం మోసపోతారన్నమాట. డైరెక్టర్స్ కూడా కావాలని ట్రైలర్‌ని ఎలా కట్ చేస్తారంటే, సినిమాలో లేని సన్నివేశాలని కూడా దాంట్లో పెట్టి థియేటర్‌లకి ఆకర్షి అంటే అట్రాక్ట్ చేసేలా పెడతారు ట్రైలర్‌ని. కానీ థియేటర్‌లో వెళ్లి జూస్తే ఆ సీన్ ఉండదు. అలాంటి సినిమాలు ఏమన్నా జూసారా మీరు?
హ్మ్. హ్మ్. అ అవును. అవును.